అయ్యో! <laughs>
ఆ స్మెల్ కూడా వింతగానే ఉంది. మరి వాళ్ళకెలా నచ్చిందో నాకు తెలీదు. మా మదర్‌కి కూడా నచ్చలేదు. తర్వాత మొత్తమంతా క్లీన్ చేసేసుకోడం జరిగింది అప్పడికప్పుడు. ఇవన్నీ కూడా జరిగాయి. అవునండి. పొరుగుంటి పుల్లకర అంటారు కదా! అలాగనమాట.
అంటే, పొరిగింటివన్నీ నచ్చుతయన్నట్టూ. మన ఇంటివి గాదు. <chuckles> మేము అలానే. <chuckles> అలా. ఆ! అయితే, ఆహ్, మీరెప్పుడైనా ఆహ్, పోటీలల్లో వీటిట్లో పాల్గొన్నారా? అంటే, కొన్ని కొన్ని సార్లేంటంటే, ఆఫీసుల్లో కొన్ని వెడతారు, వంటకాల రుచి, <sniffs> టేస్టింగ్‌లని అవి ఇవి.
అవునండి. నేనూ నార్త్‌లో వర్క్ చేస్తున్నప్పుడు అంటే, వాళ్ళకేంటంటే సౌత్ ఇండియన్ డిషెస్సనేవి తెలీవెక్కువ. మేమే ఒండేవాళ్ళం సౌత్‌వి సంబంధించి. ఎప్పుడైతే పొంగలొచ్చిందో, నేను కూడా దానికీ ఒక రెసిపీ అనేది చేసి, ఇప్పుడు పొంగలేదైతే ఉందో, నేను వాళ్ళకి పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. అంటే, వాళ్ళెప్పుడూ అనేది, ఏది టేస్టనేది చూడలేదు. సో, ఎప్పుడైతే చూశారో, వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టిచ్చుకొని తినడం కూడా జరిగింది. ఇది పోటీ కాదండి, అది ఎప్పుడైతే మనకి ఎప్పుడైతే ఫంక్షన్స్ జరిగిందో నేనప్పుడు జేయడం జరిగిందనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. సూపర్. అయితే, ఆహ్, మనకి ఈ రోజుల్లో ఏంటంటే అండి, చాలా అంటే, అప్పట్లో ఏంటంటే ఆ పంటలలాంటివి. ఆహ్, ఎ ఒకటేదన్నా ఒకటి, ఒక మిరపకాయ కోయాలంటే పచ్చిమిర్చి కోయాలన్నా, ఒక టొమాటో రావాలన్నా, పత్తీ ఆ చే అదంతా కూడా ఏంటంటే, చాలా ప్యూరుండేదప్పట్లో, మన అమ్మమ్మ కాలాల లాంటి. <sniffs> ఆహ్, వాళ్ళు పక్కనే ఆహ్, హ్మ్, ఆహ్, ఆకుకూరుండేది కోసేసుకోని పప్పు జేసేసుకునేవాళ్ళు.
అవును. అవును. అవును.
ఈ రోజుల్లో ఏంటంటే, మనం అసలు ఒకటి తీసుకొని రావాలంటే మార్కెట్‌లో చాలా వరకు కలుషితం అయిపోతూ ఉంటదనమాట. అయితే, ఆహ్, మీ దృష్టిలో ఇప్పుడు ఫుడ్డు ఉన్నంతలొ చేసుకోవాలి మనం జనరల్‌గా ఉన్న వాటిటిలో. అంటే, ఈ రోజుల్లో ఏవి ఇంకా ఆహ్, అంటే మీకు అవగాహనుంది కాబట్టి నా నాలెడ్జ్ కోసమడుగుతున్నా. ఎ ఏవి ఇంకా పర్లేదు ఫ్రెష్ష్‌గా ఉన్నాయి, ఇవి మనం తినొచ్చు రోజు వెజ్‌లో మనం మాట్లాడుకుంటే?
అవును. అవునవును. చెప్పండి. ఇప్పుడూ ఆహ్, మీరన్నా ప్రశ్నకేంటి అనంటే, ఇప్పుడు మనవేది నమ్మడానికనేది లేదండి. ఇప్పుడు మీరు ఆకుకూరలంటన్నారు. వాటిలో ఏంటంటే, ఎక్కువా ఇప్పుడు అవి పచ్చగా గూడా అవ్వడానికేంటంటే, ఎక్కువ కెమికల్సనేవి కూడా మనకి వాటి మీద స్ప్రే చేస్తూ ఉంటారు. మనవెప్పుడైతే అవి తిన్నామో, మనకి ఖచ్చితంగా ఆరోగ్యమనేది పాడవుతూ ఉంటూ ఉంది. అందుకే మనకెక్కువ బయట తినాలి అన్నా కూడా మనం ఎక్కువ ఎవ్వరూ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే వాళ్ళ మిద్దె పైనే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం గానివ్వండి, అట్లాంటివెక్కువ చూస్తూ ఉంటున్నారు. ఎందుకనంటే, వాళ్ళకేంటంటే, బయట తినడం, ఆరోగ్యం పాడవ్వడం, ఇట్లాంటియన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ మామిడి చెట్టు కూడా మనకి మిద్ది పైనే పెంచుకుంటూ ఉంటున్నారు, అవునా అండి! అలాగా ఆర్గానిక్ వే. ఇప్పుడు వాళ్ళేంటంటే, బయటా ఏవైతే తెచ్చుకుంటున్నామో స్ప్రే చేసేస్తారు, ఇచ్చేస్తారు. వీళ్ళేంటంటే, ఒక ఫెర్టిలైజర్ అంటే, ఇప్పుడు వాళ్ళు వాడే కూరగాయలు ఏవైతే ఉన్నయో, ఒక బకెట్‌లో స్టోర్ చేసుకొని, బనానాస్ అవన్నీ స్టోర్ చేసుకొని, వాటర్ పిట్‌లో వేసుకున్నట్లయితే ఒక ఫెర్టిలైజరనేది, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏవైతే తయారయిందో, ఆ పద్ధతి యూజ్ చేసి పండించుకున్న ఆహారాలు తింటే మంచిగా మనకి హెల్దీగా కూడా ఉంటుంది అని చెప్పి నేనెక్కువగా నమ్ముతూ ఉంటాను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.

హ్మ్. బా చెప్పారు. హ్మ్.
అంటే ఇప్పుడూ, మనము పాత కొవ్ ఏవైతే వంటలేవైతే ఉన్నాయో మ ఇప్పుడు మనం చేసామనుకోండి. దానికేంటంటే, మనకీ ఒక టైమ్ ట్రావెల్‌లా కూడా మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు.
హ్మ్. హ్మ్. హ్మ్. నిజం అండి. అవును. అంటే <smacks lips> కొన్ని సార్లు ఆ! చెప్పండి. చెప్పండి.
ఇప్పుడు నేనూ <smacks lips> ఆ! ఇప్పుడు నేను మీకేదన్నా చేశాననుకోండి, ఇప్పుడు మీరేమంటారు, అచ్చం మా అమ్మమ్మ గారు చేసినట్టు ఉంటుంది అనంటారు, అంటే మీరు 2 జనరేషన్స్ వెనక్కి వెళ్ళిపోయారు.
హ్మ్. ఆ! అదే గదా! హ్మ్. హ్మ్. అంటే, అదే అండి. అది చాలా ముఖ్యం. అంటే మీరు ముఖ్యమనుకుంటారు గదా! పిల్లలకి అలాంటి రుచులు మనం వె చూపిచ్చటం. ఎందుకంటే అప్పట్లో వాస్తవంగా జెప్పాలంటే, ఇప్పుడేదో మనం మోడ్రర్న్‌గా అవి ఇవి తింటున్నాం గానీ, అప్పట్లో చేసే ప్రతీదీ, మీరన్నారు జూడు, కట్టెల పోయి మీద జేస్తారు, లేదంటే రోటిలో రుబ్బినవి, ఆహ్, మనము
అవును. అవునండి. అవునండి. అవును. క అవునండీ. ఎక్కువ రోటిలో రుబ్బుతారు.
హ్మ్. మనమూ అప్పట్లో వాళ్ళు చేసే హ్మ్, ఆహ్, అన్ని దినుసులు <smacks lips> రకరకాల దినుసులండి. ఆహ్, ధనియాల దగ్గర నుండి, అవి ఇవి అంటే ఐటెమ్స్ ఎక్కువుంటాయి, వాటి వల్ల వచ్చే టేస్ట్ సరే పక్కన పెట్టండి, వాటి వల్ల వాటి వల్ల ఆరోగ్యకరమైన ఆహ్, సమస్యలు రాకుండా గూడా చాలా వరకు ఉన్నాయి. అప్పట్లో. హ్మ్.
అవును. అవునండి. ఇప్పుడూ, మీరూ చెప్పినట్లుగా దన్ హ్మ్, దంచుతారు అని చెప్పారు. ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు మనం బయట రెస్టారెంట్స్‌లో గానివ్వండి, హ్మ్. ఇప్పుడు మనకెక్కువ అల్లం వెల్లుల్లి పేస్టు కూడా ఏంటంటే, రెడీమేటనేది వచ్చింది, ఇలా చేసేస్తున్నారు. అమ్మేస్తున్నారు. బట్ ఎప్పుడైతే మనము, అల్లం కానివ్వండి, వెల్లుల్లిపాయ గానివ్వండి, ఎక్కువ ఫ్రిడ్జులో స్టోర్ చేస్తే, అది పాయిజననేది అవుతుంది. ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తే, అది పాయిజన్‌గా తయారవుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే, మన అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడైతే వండారో, వాళ్ళేంటంటే ఫ్రెష్‌గా అప్పుడే దంచుకొని, కూరలో కూడా మనకి వేస్తూ ఉంటారు. దానివల్లేంటంటే, ఎక్కువ టేస్టనేదొస్తుంది. ఆరోగ్య పరంగా కూడా ఉంటుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.